"ఇన్ని సంవత్సరాలు మీరు పెంచారు కదండీ! మీకు తెలియలేదా ఎలా చూసుకోవాలో" అని చెప్పి ఒక సింపుల్ మాట అనేయాలండి. ప్రత్ అన్నది ప్రత్తి ఒక్కటి తీసుకొని పడతా ఉంటే ఇంకెప్పుడండి జీవితంలో హ్యాపీగా, సుఖంగా, ప్రశాంతంగా ఉండేది?
ఓకే. అంతే, అనేసి హ్మ్. హ్మ్. అంటే మీరు అలా ఆన్సర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు అంటే అర్థం చేసుకునే వాళ్ళైతే, సరేలే అని అక్కడితోని లేస్తారు. కొంతమంది అర్థం చేసుకోకుండా "ఆ మా కోడలు అలా అంటుందా?" అని కూడా కొంచెం ఆర్గ్యూమెంట్ చేస్తుంటారు కదా!
హ్మ్. అస్సలు. ఆర్గ్యుమెంట్స్ అంటే అండి మనం మాట్లాడేది కరెక్ట్ అయినప్పుడు పక్క ఎదుటి వాళ్ళకి ఒకసారి చెప్తామండి, "ఇది ఇలా అండి ఇలా" అని. <sniffs> స్ ఇలా చెప్తాము, రెండోసారి చెప్తాము. ఇంక మళ్ వాళ్ళు పదే, పదే "నువ్విది నీది నువ్వు తప్పు చేసావు, నువ్విలా అంటున్నావు, మాకు గౌరవం ఇవ్వట్లేదు." అలా అంటే, ఇంక థర్డ్ టైమ్ అనేది మనం వదిలేయాలండి, పట్టించుకోవద్దు. ఎందుకంటే మనకు ఆల్రెడీ వర్క్ హవర్స్ టెన్షననేది ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి. అటు పిల్లల టెన్షన్ ఉంటుంది, వర్క్ టెన్షన్ ఉంటుంది. మధ్యలో వీళ్ళ ఒచ్చి చిన్న, చిన్న పనులు కూడా నువ్వే చేయాలి, అది చేయాలి అంటే మనిషా లేకపోతే మెషినా అండి?
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆ! ఆ! హ్మ్. పట్టించుకోకుండా మన పని మనం చేస్తుండా ఉంటుంది. నిజమే. పిల్లల టెన్క్షను, వర్క్ టెన్షనుంటుంది. అవును. హ్మ్. ఓకే. అయితే ఇప్పుడు హెల్త్ కూడా మనకి సహకరించాలి కదా! అంటే, ఇన్ని పనులు చేస్తున్నప్పుడు హెల్తనేది కూడా చాలా అవసరం గదా! సో, మీరైతే గనక మీరీ హెల్త్ ఎలా మరి కేర్ తీసుకుంటారు?
అవునండి. సో, ప్రాపర్‌గా మనం ఇదే అండి మెయిన్ మోట్యు ఏంటంటే, మన ఈ పనులనేది పంచుకోవడం వల్ల స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోతుందండి. మెయి వన్ ఆఫ్ ది మెయిన్ రీజను స్ట్రెసండి. ఈ పనులు పంచుకోవడం వల్ల స్ట్రెస్సు తగ్గుతదండి మనకి.
హ్మ్. ఓకే. హ్మ్. స్ట్రెస్ అవును. అంటే ఈ స్ట్రెస్ అనేది అం అవునండి. పనులు పంచుకోవడం ద్వారా స్ట్రెస్ అనేది తగ్గుతుంది గూడా మనం ఇంత కొంచెం రిలాక్స్‌గా ఉండగలుగుతాం.
ఒత్తిడి ఉండదు. అవునండి.
ఓకే. సో, మా పని పంచుకుంటే గనక ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోయి మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇంక ఫోకస్‌గా పని జేస్ హ్మ్.
స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. ఆ స్ట్రెస్ తగ్గటం వల్ల మనకి మైండ్ టెన్షన్‌గా అనేది ఉండదు, రిలీఫ్‌గా ఉంటుంది, మంచిగా నిద్రపోగలుగుతాము. మార్నింగ్ లెగ్వగలుగుతాము. ఇవన్నీ ఒకదానికొకటి లింకయ్యి ఉన్నవే అండి.
ఓకే. నిజమండి, నిజమే. అవును. సో, ఇవన్నీ గూడా ఒక కుటుంబంలో అన్నీ ఒకదానికోటి ఇంటర్ లింక్ అయిపోయి ఉంటాయి అంటారు.
అవునండి. అంటే ద మెయిన్‌గా ఏంటి? మనల్ని అర్థం చేసుకొని, "అంతా నువ్వే చెయి అది నీ బాధ్యత" అనకుండా, "నీకు ఖాళీ లేదు కదా! నేను చేస్తా నీ పని నువ్వు వేరే పని చూసుకో" అని చెప్పేవాాళ్ళు దొరకడం అదృష్టమండి. అది
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అయితే కొంతమందేంటంటే చ అంటే చెప్పడంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్తారు గానీ చెయ్యరు. అలాంటి సందర్భాల్లో మీకేమనిపిస్తుంది?
అవునవును.

ఇప్పుడు హ్మ్. నేను జాబ్ చేసి నేను జాబ్ నుంచి వస్తానండి. మా హస్బెండ్ కూడా జాబ్ నుంచి వస్తారండి. సో, జాబ్ నుంచి వచ్చిన తర్వాత, ఇప్పుడు నాకంటూ ఒక వర్క్ ఉంది. సరే ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను వాషింగ్ మిషిన్‌లో బట్టలు వేస్తాను. అవి నేను ఆహ్, బయట ఎండేస్తానండి. సో, హీ కెన్ కుక్కు అతను ఆహ్, హ్మ్. వంట చేయొచ్చు. ఎందుకు అమ్మాయే చేయాలి అని చెప్పి మైండ్‌లో ఫిక్స్ అయిపోయారండి. ఈ ఈ ఓల్డ్ జనరేషన్స్ నుంచి వస్తున్న వాళ్ళు, ఓకే. కుకింగ్ వర్కు మొత్తం ఆడవాళ్ళదే అన్న పాయింట్‌లో ఫిక్స్ అయిపోతే ఇంకక్కడ కుటుంబం ఏముంటుంది? పంచుకోవడం ఏముంటుంది?
హ్మ్. ఓకే. ఆ! హ్మ్. ఓకే. హ్మ్. ఆరేస్తారు. హ్మ్. ఒండొచ్చు. వాను హ్మ్. హ్మ్. ఓకే. నిజమే. నిజమే. హ్మ్. ఆ! ఓకే. అంటే, అంటే ఆ కుటుంబం అంత సాఫీగా సాగదేమో అనిపిస్తుంది. అంటే, ఓహ్! అంటే ఈ పని నువ్వే చెయ్యాలి. ఈ పని నువ్వే చెయ్యాలి అని, ఒక గోడ కట్టేస్తే కరెక్ట్‌గా హ్మ్.
హుహు. అవునండి. ఆ బౌండరీసన్ని వద్దండి. హ్మ్.